ఐ థింక్ 2010 అండి. ఆహ్, నేను క్రియేట్ చేసుకోవడం 2012లో జేసుకున్నాను. ఉందనుకుంటానండి ఫ్యా ఉంది. ఉంది. ఉంది. టూ టౌన్ టెన్‌కుంది ఫేస్‌బుక్కు.
ఓకే. ఆ! ఉంది. ఆ! అవును. ఫోన్‌లు వరకయితే రాలేదు అంటే నెట్‌లో సెంటర్‌లకేళ్ళి వాడుకునే ఆ! అవును. అవును. అవును.
ఆ! కరెక్ట్. కరెక్ట్. నెట్ సెంటర్‌కెళ్లి చేసేవాళ్ళం కరెక్ట్ కరెక్ట్ అంతే. నెట్ సెంటర్‌లో ఉండేది అది కూడా బా <chuckles> స్లో‌గెళ్ళేది. అది కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే అవ ఆ నెట్ షాప్ అన్నయ్యని అడిగేవాళ్ళం నెట్ కొంచెం నాకు ఇది కావాలి అనేసి. అలా అలాంటి
స్లో‌గెళ్ళేది ఫోను. అవును. అప్పుడు వాళ్ళే మనకు దేవుళ్ళు నెట్ షాప్ అన్నయిలే మనకి.
నిజంగా <laughs> భలే ఉండేవాళ్ళే బఫర్ అయ్యేవి యూట్యూబ్‌లు కూడా.
<chuckles> ఆ! అవును. <chuckles>
అయితే ఆహ్, అలాంటి వయసులో ఆహ్, కొంచెం ఎలాగైనా ఎర్లీ మార్నింగు ఏ అసలే మనం సిగ్గు అది ఉండకుండా అంటే ఇప్పుడనుకోండి మనం అలా దూరలేం. <laughs> ఆ గ్రిల్స్‌లోకెళ్ళిపోయి దూరిపోయి టికెట్లు తీయలేము ఏదో బుక్ మై షోలో బుక్ చేస్తాం గాని. ఆ టైమ్‌లోని 'రోబో' మూవీ అంటే ఒక బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్.
ఆ! అవును. అవును. అసలు ఓకే. అయితే మీకా అసలు ముందు ఆ సినిమా గురించి న్యూస్ ఎలా తెలిసింది మీకు? టీవీ‌లో చూడటమేనా లేకపోతే పేపర్‌లో జు అట్లా ఏమైనా తెలిసిందా?
ఇవి ఆ! మామూలుగయితే టీవీ అండి కాకపోతే ఈ ఆహ్, సెలూన్ షాప్ ఉండేది గదా! మా చిన్నప్పుడు మా నాన్నగారు సెలూన్ షాప్‌కి తీసుకెళ్ళిపోయేటప్పుడు అంటే ఆ టైమ్‌కి నేను కొంచెం టీనేజ్‌లో ఉండేవాడిని. అంటే డ్యాడీయే <chuckles> తీసుకెళ్ళేవారు మాట తీసుకెళ్తే ఈ కటింగ్ షాప్ దె సెలూన్ షాప్ దగ్గర పేపర్‌లుంటాయి. మనకి 'సాక్షి' 'ఈనాడు' ఇవన్నీని <coughs> అందులోని ఈనాడండి హాయ్ బుజ్జి ఆ! సండే టైమ్‌లో తీసుకెళ్ళేవారండి. దాంట్లో హాయ్ బుజ్జి ఒకటుండేది పేపరు ఈనాడులోని. దాంతో పాటు సినిమా న్యూస్‌లు నేనందులో చూసి చదివేవాడిని ఎక్కువగా. ఎవ్రీ సండే యెళ్లి అందులో సినిమా 'రోబో' కోసం చాలా పెద్ద ఆర్టికల్ ఎసారండి ఏంటంటే ఆహ్, 'శంకర్' చాలా బడ్జెట్‌తో తీయబోతున్నారు 'సన్ పిక్చర్స్' వాళ్ళు యాక్చువల్లి ఫస్ట్ ప్రొడ్యూసర్‌లు వీళ్ళు తరువాత 'సన్ పిక్చర్స్' వాళ్ళు దాన్ని తీసుకోవడం.
అవునవునవును. ఓకే. ఓకే. అవునవునవును. అవును. దాంట్లో సినిమా ఎడిషన్ ఉండిద్ది ఒకటి సపరేట్‌గా. అవునవునవునవును. అవును. అవును. ఓకే. అబ్బో! మీకసలు అప్పట్లో న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందంటే అసలు మామూలు విషయం కాదు.

వ అదే! మరుసటి రోజు ఇల్లు అదే! అప్పట్లో మనకి బెనిఫిట్ షోలు లేవు గదా! ఫస్ట్ షో అంటే పది నలభైకో, పదింటికో ఎప్పుడో యేస్తారు.
రెండో బెనిఫిట్ షోలో. బెనిఫిట్ షోలో. ఫస్ట్ 11 గంటలకి మామూలుగయితే.
ఆ! 11 గంటలకి 10:40కి యేసేవాళ్ళు అవును.
ఆ! సో మేము 'జగదాంబ థియేటర్' వైజాగ్‌లో సెలెక్ట్ చేసుకున్నాం. పెద్ద థియేటరు దాని డీటీఎస్
ఓకే. అబ్బో! 'జగదాంబ థియేటర్' అది ఫేమస్‌గా బాగా.
బాగా ఫేమస్. దాని డీటీఎస్ అయితే చితగ్గొట్టేసేది. అయితే తెల్లారి నాకు కొంచెం తెలుస్తయి కదా! ఏ టైమింగ్‌లో ఇస్తారు టికెట్లు అని మొత్తానికి సోర్స్ తెలిసింది. ఆహ్, ముందు రోజు ఇస్తున్నాను రెండో తారీఖు మా తమ్ముడు బర్త్‌డే ఆ రోజు.
ఓకే. ఆహా! ఓకే.
ఆ! ఈ 'రోబో' రి అయితే ఏం చేసాం? మొత్తానికకెళ్ళాం అండి నలుగురం కలిసి గేట్ల దగ్గర నిలబడ్డాం. కరెక్ట్‌గా గేట్లు ఓపెన్ చేయగానే పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి నేనైతే ఎంటర్ అయిపోయాను. ఒక ఇద్దరు సైడ్ అయిపోయారు. ఇంకోడు యెనకన నిలబడిపోయాడు. కానీ నేను మాత్రం ఫ్రంట్‌కెళ్ళిపోయాను. ఫ్రంట్‌కెళ్ళిపోయినప్పటికి ఏమైంది? హ్మ్.
హుహు. ఓకే. నాకో డౌటూ ఇప్పుడు ఈ రేట్లంటే ఇప్పుడు టికెట్ రేట్లు ఇంత భారీగా ఉన్నాయి. అప్పట్లో రేట్ ఎంతండి? టికెట్ రేట్ అప్పుడు మీకు గుర్తుండే ఉండుద్ది.
అక్కడ 50 రూపాయలో ఎంతో ఉండేదండి? హైయెస్టూ ఆ! లో, లో అయితే 10 రూపాయలు ఎంతో? ఆ 10 రూపాయలో ఇర్ నాకు తెలిసి ఎక్కువ 20 రూపాయలే అండి. 20 రూపాయలెక్కువ. మనకి కాలే కాలేజ్‌లవి ఎగ్గొట్టామంటే 20 రూపీస్‌లో కూడా కూర్చుండిపోవచ్చు ఈ 'రమాదేవి', 'శారదాలలో' అయితే. మిగిలిన థియేటర్లయితే బాగుండేవి కాదు. 20 రూపీస్ టికెట్లంటే చాలా ఆహ్, బావుండేది గాదు. బట్ ఈ థియేటర్‌లో ఏంటంటే ఒకేలా ఉంటాదన్నమాట థియేటర్ అంతా. సో దానివల్ల మనకి పెద్దగా ఏం అనిపించేది కాదు కాలేజ్ డేస్‌లో
అంతే! అవ్ అంతే గదా! మ బాల్కనీ మహా అయితే 50 అవును. అవును. అవును. అవునవును. ఓకే. ఓకే. ఓకే. హుహు. ఓకే.

అవును. కానీ, నేను ముందు ఒక్కడినే ఉన్నాను కదా! నా ఒక్కడికే, 2 టికెట్లు దొరికాయి. తరువాత కొంచెం
ఓకే. ఒకళ్ళకి రెండే ఇచ్చేవాళ్ళనుకుంట కదా అప్పట్లో?
అప్పట్లో 1 లేదా, 2 మార్నింగ్ షోకైతే ఒక టికట్టే.
ఓకె. అవు అవునా? ఓకే.
ఫస్ట్ షో కాబట్టి, నేనడిగింది ఫస్ట్ షో కాబట్టి, నాకు 2 టికెట్‌లొచ్చాయి.
ఓకే, ఓకే.
మా ఫ్రెండుంటాడు గదా! వాడు ఎళ్ళినప్పటికీ వాడికొక టికెటే ఇచ్చారు.
ఓకే. ఓకే.
మరి నా లక్కు బావుండి, 2 తగిలేసాయి గాని. మొత్తం 3 టికెట్లు దొరికాయి. మిగిలిన ఎనకతల ఇద్దరు ఉన్నారా? ఆహ్, వెనకాతల ఇద్దరికి అయిపోయింది సీను. ఆళ్ళికి లేవు.
ఆహా! మొత్తం 3 దొరికినాయి. ఆ! ఓకే. టికెట్లు అయిపోయినాయా ఇంకా?
తరువాతేమో ఆ! టికెట్లయిపోయాయి. అయిపోయిన తర్వాతేమో, మొత్తానికి ఒ నలుగురం కలిసి ఒకడిని మరి వదిలేయాలి కదా!
ఓకే. అవును.
రేయ్! టికెట్లు దొరకలేని ఇద్దరిని సైడ్ జేసేసాం. నాకు దొరికిన టికెట్లు మా వోడికి మా ఫ్రెండ్‌కొకటి దొరికింది. నాకు 2 దొరికాయి కదా! నా తమ్ముడొకడు వాడు కూడా మా ఫ్రెండ్ మాట. ఆళ్ళ ఫ్రెండ్స్‌తోనే కలిసి తిరిగేవాడిని. సో, ముగ్గురం 3 టికెట్లు ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ షో ఎళ్ళిపోదాం మా తమ్ముడు బర్త్‌డే ఫ్రీ పార్టీ అన్నట్టు.
ఓకే. ఓకే. ఓకే, ఓకే, ఓకే. ఆహా! ఓకే. ఆహా!
సినిమాకెళ్ళిపోయావండి మొత్తానికి. ఫుల్లు హడావిడి సినిమా. అప్పటికే మార్నింగ్ షో అయిపోయింది. సినిమా సూపర్ హిట్ టాక్. ఎలాగుందంటే ఆ! చాలా పెద్ద టాకొచ్చేసింది. అంటే, అప్పటిదాకా అసలు మనం అలాంటి సినిమా చూడలేదు అన్న టాక్ అయిపోయింది సినిమా అంతను. మనకిటి
ఓకే. మంచి టాకొచ్చింది పొద్దున్నే. ఆహా! ఆ! అవునవును. అది కూడా అప్పట్లో భారీ బడ్జెట్ సినిమా అనుకుంట కదా 'మగధీర' తర్వాత?
ఆ! మగ మగధీర కన్నా డబుల్ అండి ఇది బె ఇది ఖర్చులైతే. ఆ! 'మగధీర' మహా అయితే ఒక 70 కో 60,00,00,000 ఎంతో ఖర్చుపెట్టారంతే. 'రోబో' అప్పట్లోనే, 180,00,00,000 సినిమా. అప్పట్లో నూట యాభై కోట్లు దా
బడ్జెట్‌లో. ఓకే. ఓకే. అబ్బో! అప్పట్లో నూట ఎనబై అంటే, ఇప్పుడు మరసలు ఫస్ట్ డే కలెక్షన్‌లవి!